అవునండి. నిజం. హ్మ్.
ఆ! అవి కొంతమంది మాత్రమే మన పేరెంట్స్ అన్నాక మా పేరెంట్స్ అసలు చెప్పే వాళ్ళే గాదు. సో, మా తాత మాత్రం బాగా జెప్తాడసల ఇగ ఇలాంటి కథలు హ్మ్. అవి నిజ్
హ్మ్. అంటే మీరు ఇలా సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళినప్పుడే ఇలాగా ఆహ్, కథలవి వింటూ ఉండేవారా? లేదా పండగలకది కూడా వెళ్తుంటాం కదా! అప్పుడు కూడా వెళ్ళి
అంటే సమ్మర్ హాలిడేస్ ఎ ఆ! నేను డైలీ అక్కడే ఉంటాను గదండీ! ప్రతిరోజు మాకు ఇదే గోల జరిగుద్ది. ఆహ్, నాకింకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నాకు స్పేస్ అంటే చాలా ఇంట్రెస్టు చిన్నప్పటి నుంచి. ఆహ్, దానిలో ఉన్న మెలుకువలు గాని, అంటే ఏ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పటికే మా మేడ మీద ఆహ్, నేనొక 1,00,000 పెట్టి సెతస్కోప్ ఛీ టెలిస్కోప్ తీసేసుకున్నాను నేనైతే. ఆహ్, జస్టు ఆహ్, ఆహ్, స్టార్స్‌ని చూడడానికి మాత్రం తీసుకున్నా నేను. నాకంత ఇంట్రెస్ట్ అది స్పేసంటే. నాకు ఆ ఆకాశమంటే ముందు గుర్తొచ్చేది ఇదే. దానిలో ఉన్న స్టార్స్‌ని చూడ్దము
ఓకే. <giggles> హ్మ్. ఓకే. అంటే క్యూరియాసిటీ ఎక్కువ. ఓహో! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే మీకు దాని మీద అంత ఆసక్తి కలగడానికి ఏదైనా బలమైన కారణం ఉందా అండి?
అంటే ఏమో తెలీదండి. నాకు అదే అనిపిస్తుంది కొన్ని సార్లు. ఎందుకో నాకంత ఇంట్రెస్టొచ్చింది, అని చాలా సార్లు నేను గూడా నన్ను నేనే ప్రశ్నించుకున్నా. అక్కడ సిట్యుయేషన్ అంటే నాకేమన్నా పైన చూస్తే చాలు వెంటనే ఫోను ఆన్ చేస్తా. వయొజర్ వన్ను, వయొజర్ 2 అండ్ ఈ సేటెలైట్స్ ఏ ఏ దిశగా వెళ్తున్నాయి, అండ్ మన సోలార్ ప్లానెట్స్ మన భూమికి దగ్గరలో ఏమన్నా ఉన్నాయా? లేదా? అని చెక్ జేసుకుంటా ముందు. అదొక ఇంట్రెస్ట్‌లాగా అయిపోయిందనమాట. ఈవెన్ నేను యూట్యూబ్ పెట్టినా సరే కొంచెం ఇవే రన్ అవుతా ఉంటాయి నా ఫోనులో. ఆహ్, స్పేస్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అండ్ ఎప్పుడైనా సరే మే బీ నాకేమన్నా ఛాన్సుంటే నన్ను తీసుకెళ్తారేమో! ఎవరైనా మూలన ఒక చిన్న పప్పీ దీసుకెళ్ళినట్టు తీసుకెళ్తే బావుండనుకుంటా.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! హ్మ్. మరి మీకు ఇంత ఆసక్తి ఉన్నప్పుడు మీరు అటువైపు ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే ఇలా సైంటిస్టన్నా
అంటే బడ్జెట్ అండి. <smacks lips> బడ్జెట్ కొంచెం ప్రాబ్లమనమాట. మనం స్పేస్ గురించి తెలుసుకోవాలంటే అది బడ్జెట్‌తో కూడుకున్న పని.
ఓకే. హ్మ్. హ్మ్. ఓహోహో! ఓకే.
ఒక నాసా దగ్గరకి కానివ్వండి మనయి, మన ఎయిర్ ఇండియాకి సంబంధించిన వాళ్ళ దగ్గరకి గాని పోనవ్ పోవాలంటే గనక అది చాలా, చాలా డబ్బు గావాలి మనకి. అండ్ మన టాలెంట్ గూడా చాలా ఇంపార్టెంటు మనకి. ఇంట్రెస్ట్ ఉంది గదా అని జెప్పి, మనం పోతానంటే కుదరదు కదా! మన స్కిల్‌ని చూస్తారు ముందు వాళ్ళు. హ్మ్. నాకది ఉందా? లేదా? అని ఒక డౌటు. ఆహ్, అంటే నేను చదువుకున్నది వేరు దాని సైడు వేరు అండ్ మా పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేయగలరా? అని అదొక డౌట్ నాకు. సో దానివల్ల నేనెప్పుడు వెళ్ళలేదు.
హ్మ్. అవునండి. హ్మ్. అలాగే ఓకే. అవునులెండి. అంటే చిన్నప్పడి నుంచి కూడా మనం అన్నీ చూసి పెరుగుతాం కాబట్టి, గమ్మున ఇలాంటి నిర్ణయాలనేవి తీసుకోలేము. హ్మ్. మీరు చెప్పింది కరెక్టే. అలాగే హ్మ్.
హ్మ్. హ్మ్. అవును. కానీ <smacks lips> ఎప్పడికైనా సరే మేబీ ఛాన్సొస్తే డెఫినెట్లీ పోవడానికి ట్రై జేస్తానండి నేనైతే. మే బీ నా వరకు ఒచ్చి ఛాన్సొచ్చి అవును. హ్మ్. అంటే అంత ఇంట్రెస్టండి.
హ్మ్. <chuckles> ఖచ్చితంగా. మీరు వెళ్ళాలని నేను గూడా కోరుకుంటున్నాను. హ్మ్. అలాగే ఇప్పుడు ఇప్పుడికి కూడా మీ తాతయ్య గారు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఇప్పుడికి కూడా అలా బయట పడుకుని ఆహ్, ఆకాశాన్ని చూస్తూ గడిపే సందర్భాలున్నాయా అండి?